హ్మ్. దీనికి ఏదైనా నేర్చుకునేటప్పుడు మన ఫ్యామిలీ తరపునుంచి వచ్చిన ఒత్తిళ్ళ నుంచి, ఎలా ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి మనకి మనం?
అది అంతే. ఆహ్, ఒక్కటండి సీ మనకి మనం ఫస్ట్ నుంచి ఆహ్, మనల్ని నేనేమంటానంటే ఇది సెల్ఫిష్ అనొచ్చు. బట్ నేనేమంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేనే ఇంపార్టెంట్ అండి. ఓకె. ఆహ్, నేను సెల్ఫిష్ అన సెల్ఫిష్‌ అన్న అది తీసుకోను. ఎందుకంటే నాకు నేను సెట్ కానప్పుడు, నా ఫ్యామిలీని నేను చూసుకోలేను. డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోలేను. అంతర్గతంగా నేను పీస్ఫుల్‌గా లేనప్పుడు, నేను బయట సక్సెస్ అవ్వలేను.
హ్మ్. హ్మ్.
నాకంటూ ఆ అబండెన్స్ అనేది ఓపెన్ అవ్వాలి లోపల. ఆహ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, లైఫ్ మీద అవగాహన కానీ. అప్పుడే నేను నా ఫ్యామిలీకిచ్చే సలహాలు వే ఇ సలహాలుంటాయి. వాళ్ళని కొంచెం ప్రోత్సహించే విధానాలుంటాయి. సో, మ్ ఆహ్, ఒకళ్లు ఒక పర్సన్ నా మీద ఒత్తిడి తీసుకొచ్చేంత లెవెల్ నేనివ్వను. ఎందుకంటే, నాకంటూ ఆ స్పేస్ ముందే క్రియేట్ చే నాకంటూ నేను ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఇంపార్టెన్సే విరాజిల్లుతూ ఉంటది. అంటే తనకి తను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటది. ఆ టైం ఎగ్జాక్ట్లీ.
హ్మ్. హ్మ్. ఓకె. ఇక్కడ మనం స్మార్ట్‌గా ఉండాలంటారు. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ, కొత్త విషయాన్ని నేర్చుకోవాలా, వద్దా అనే డిసిషన్ మీకే మీగా మీకా స్వతంత్రం మీకుండేలా ఉండాలంటారు. లేదంటే ఆ! ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉండాలంటారు. ఏది ఆటంకం వచ్చినా సరే.
హండ్రెడ్ పర్సెంట్. ఆ! స్ట్రాంగ్ డిజైర్ ఎవి ఎవరి మీద ఆధారపడదు. ఒకళ్ళొచ్చి నువ్వు ఎందుకు నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకోకు అని చెప్పే అంత అర్హత ఎవరికీ ఉండగూడదు. అది నీకు మాత్రమే ఉండాలి.
అటువంటి విషయాలనే మనం ఎంచుకోవాలి నేర్చుకోవాలంటే. జీవితంలో నేర్చుకునేటప్పుడు అటువంటి విషయాలు వేరే వాళ్ళు హ్మ్.
అవును. చాలా గొప్ప పాఠాలు. వేరే ఏవి నేర్పవండి. జీవితంలో మనకొచ్చే ప్రతి సంఘటన వెనక ఉండే ఒక ప్రతి ప్రతి పాఠమే చాలా లోలోతుగా అబండెన్స్ ఓపెన్ జేస్తది. ఎప్పుడైతే మనం అబండెంట్ అయిప్- అయ్ అయితున్నాం అని ఫీలింగొస్తదో జీవితాన్ని చూసే విధానం మారిపోతది. ఒక, ఒక ఫీలింగ్, ఒక పీస్ ఒస్తుంది లోపల. ఆ పీస్ కోసం పరిగెడతారు. ఈ వి రోజుల్లో ఎవరైనా పరిగెత్తేదే. కానీ, దానికంటూ దానికంటూ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అవి మనం పాటిస్తూ ఉండాలి.